అమ్మాయిలు అన్నీ చిన్న చిన్న ఆనందాలండి. అందులో ఇదొక ఆనందం. <laughs> వాళ్ళ ప్రపంచం చాలా చిన్నది గాబట్టి ఏదన్నా ఓ కొంచెం కొనుక్కుంటే ఆనందపడిపోతారు. హ్మ్. నా దగ్గర కొత్తది ఉంది అని సంతోషపడిపోతారు.
<laughs> అలా అంటారా. హ్మ్. హుహుహుహు. అన్ ఓకే. అయితే మీరు ఖచ్చితంగా షాప్‌కే వెళ్లి కొనుక్కోవాల్సిన కొనుక్కునేదేంటి? ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుక్కునేదేంటి? ఒక 2 వ్యత్యాసాలేవైనా ఉన్నాయా?
హ్మ్. అలాగా. హ్మ్. ఖచ్చితంగా షాప్‌లో కొనేదే అయితే ఆహ్, నేను బట్టలు ఎక్కువ బయటే తీసుకుంటానండి. ఎందుకంటే అవి అవును. ట్రయల్ రూమ్ అది చూసుకోడానికి వీలవుతదని. ఆ తర్వాత ఆహ్, ఆహ్, ఆ! గ్రోసరీస్ ఒకటి. ఇది కొంచెం నాణ్యత అవి చూసి కొనుక్కుంటాం గదండీ. బాగా తెలిసిన వాళ్ళ దగ్గరే కొంటాం అవి. అవి. ఆ తర్వాత ఇంక ఆన్‌లైన్ అంటే మిగతావన్నీ ఆన్‌లైనే అండి.
హ్మ్. అది మనకి నప్పుతాయో లేదో చూసుకోవాలి గదా అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. కరెక్ట్. అవును. మరి ఆన్‌లైన్‌లో మాత్ నా ఎలక్ట్రానిక్స్ కాని ఇంకా చిన్న చిత్కా అవన్నీ. ఆ! నవు ఓకే. ఓకే. సో, మీరే గనక దుకాణం <chuckles> పెట్టదలిస్తే, మీరు ఎలాంటి దుకాణం పెడతారు? మీకు ఏది అమ్మటం అంటే ఇష్టం?
హ్మ్. ఇవన్నీ. హ్మ్. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి నేను రెస్టారెంటే పెడతాను. బాగా వండి పెడతాను. <laughs>
ఓకే. రెస్టారెంట్. ఫిక్స్. హ్మ్. ఓకే. వెరీ నైస్. అంటే మీరు నాకు తెలిసి ఖచ్చితంగా మీరు కూడా ఆహ్, అందరిని ఆహ్వానించి, చక్కగా వాళ్ళని అందరినీ సమానంగా చూసి, మంచి రెస్టారెంట్ పెడతారని అనుకుంటున్నాను.
హుహు. హ్మ్. అవును.
ధన్యవాదాలండి. మీతో జరిగిన సంభాషణ కూడా వేరే వాళ్ళడిగినా గుర్తుండిపో పోతుంది. మీ దగ్గర మీ రెస్టారెంట్ కొస్తే. హ్మ్. చక్కటి విషయాలు పంచుకున్నారండి. ధన్యవాదాలు.